జీవితంలో ఒక ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు వివిధ రంగాలలోకి ఆహ్, అడుగు పెడుతూ ఉంటారు కదా! అట్లా మీరేమైనా ఒక దారి నుండి ఇంకో దారికి, ఇంకో దారి నుండి ఇంకో దారికి అలా ఏమైనా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయా?
అవును. ట్రై కాదు కానీ. ట్రైల్ అండ్ ఎర్రర్‌ లైతే అయితే జరిగినాయి నాకు. <chuckles> అలాగా నా జీవితంలో. అంటే
<chuckles> ఓకె. ఓకె. ఆ!
ఆ! ఫస్ట్ బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు, నేను మా ఫ్రెండ్స్ మేము ఇలాగ మాట్లాడుకునేటప్పుడు అరే పెట్రోల్ బంక్ పెడదాం రా అని చెప్పేసి అనుకున్నాము.
ఆ! ఓకె.
దాని గురించి అంతా కనుక్కున్నాను. మొత్తమంతా కాల్స్ కానీ అవన్నీ కూడా చేసేసి ఏ ఫ్రాంఛైస్ అయితే బాగుంది ప్రజెంటు
ఓహ్! పెట్రోల్ బంక్ అంటే చాలా పెద్ద విషయమే అండి.
అవునా!
ఆ! చాలా ఖర్చుతో కూడుకున్నది. చా అ అంటే ఆ పెట్రోల్ బంక్ ఏమంటారంటే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళే పెట్టగలరు అనంటారు.
హ్మ్. అంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పేసి అనంటే పెద్ద పెద్ద బంక్‌లు ఏవైతే ఉన్నాయో. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం. వీటికి అలాగా పెద్ద పెద్ద వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంది. మేమేం చూసామంటే, ఒక స్థలం మనదయినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు కదా! కొన్ని కొన్ని అలాగా ఉన్నాయన్నమాట. కొత్తగా రావాలనుకున్నయి బంక్‌లు.
ఓకె. ఓహోహోహోహో! ఓకే. ఆ!
హా! ఇన్వెస్ట్‌మెంట్ బేస్‌లో వెళ్ళామన్నమాట. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటట్టుగా స్థలం మనది, పెట్టుబడి వాళ్ళది, మనకి ఇంత కమిషన్ వచ్చేటట్టుగా.
హ్మ్. ఓకే. ఆ! అట్లయితే ఆహ్, ఏమీ పెట్టుబడి ఉండదు. కొంచెం ఈసీగా ఉంటది.
అలాగా మేము మాట్లాడుకున్నాము. అవును. అలాగే కదా! అంటే
అంటే ప్రెషర్ మీది. డబ్బు వాళ్ళది అలా.
అంతే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎంతో అడగలేదు వాస్తవంగా అయితే. ఏంటి ఒక స్థలం చూయించుకొని మా స్థలాలున్నాయి. మా స్థలం చూయించుకొని హైవే మీదే ఉందన్నమాట. ఆ స్థలం చూయించుకొని ఒకా 3,00,000లో 4,00,000లో అడిగారు సెటప్ కోసం.
హ్మ్. ఓకె. హ్మ్. ఓకే. ఆహా!
ఆ! సరే చేసేద్దాం అనుకొని మా డ్యాడీకి చెప్తే, "ఇయన్నీ కాదమ్మా, శుభ్రంగా చదువుకో." అని జెప్పేసి అనన్నాడు. "సరే డ్యాడీ అయితే." అని జెప్పేసి అనన్నా.
ఓహ్! అయినా కూడా బీటెకు <chuckles> బీటెక్ అవ్వగానే అంటే కొంచెం. <giggles>
హ్మ్. బీటెక్ అవ్వగానే కూడా కాదు. బీటెక్ ఫోర్త్ ఇయర్‌లోనే.
ఫోర్త్ ఇయర్‌లోనే అంటే అబ్బో! మీరెప్పడి నుండే ఆలోచిస్తున్నారు, ప్రొఫెషనల్‌గా ఎట్లా ఎదుగుదాము? ఏంటి? ఏం చేద్దాం అనేసి.
ఆహా! ఆ! తర్వాత కాలేజిలకెళ్ళకుండా, ఇంటికాడే కూర్చున్నాననమాట. ఇలాగ నన్నొద్దంటావా? అని జెప్పేసని.
ఆ! <giggles>
ఆ! ఒకరోజు మా మేడమ్ ఫోన్ జేసింది, "ఇంగ రా ఒకసారి కాలేజ్‌కి." అని జెప్పేసని. "మేడమ్, చెప్పండి మేడమ్." అని చెప్పేసనన్నా. హెచ్ఓడి మేడమ్ అన్నమాట.
ఆ! ఆ!
"ఏంటి శివయ్య, అటెండన్స్ తక్కువుంది?" అని జెప్పేసని అడిగింది. "మేడమ్, ఇలాగా నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను మేడమ్." అని జెప్పేసనన్నా. "అదేంటి శివయ్య? ఇలా చెప్త్"
ఓకే. హ్మ్. అబ్బా! డైరెక్ట్‌గా హెచ్ఓడికే చెప్పేసిండ్ర? <chuckles> ఏయ్! నేను మానేద్దాం అనుకుంటున్నా అని. ఆ!
చెప్పేసానింక. చేసేదేముంది నేను? నాకు కోపం వచ్చింది అప్పుడో.
ఆ!
ఆ! "నేనిలా చదువు మానేసి, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను మేడమ్ అంతె." అన్నాను. అంటే, "అసలు నీకు బ్యాక్లాగులెన్నున్నయి? తీయి." అని జెప్పేసని, నీ నెంబర్ జెప్పమంది. నేను చెప్పాను, ఇలాగా 13 హెచ్ 7 అని చెప్పేసి అని <chuckles> చెప్పాననమాట, ఫాస్ట్ ఫాస్ట్‌గా. "సరిగ్గ జెప్పు." అని జెప్పేసనంది. చెప్పాను, చెప్పిన తర్వాత "బ్యాక్‌లాగ్‌లేం లెవ్వు గదా నీకు? బానే చదువుతున్నావు గదా? మరేంటి?" అని జెప్పేసనంది. "మేడమ్ లేదు మేడమ్, నాకిలాగా బిజినెస్ ఇంట్రెస్ట్ మేడమ్." "బిజినెస్ చేసుకోవయ్యా! ఎవరు కాదన్నారు నిన్ను? <chuckles> ఒక సర్టిఫికేటు తీస్కొని బిజినెస్ చేసుకో, దేనికో దానికి ఉపయోగపడుతది. నువ్వు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌కొచ్చిన తర్వాత ఇట్లాంటియన్నీ చెప్తు"
హుహు. ఆ! ఆ! ఆ! <giggles> ఆ! ఆ! ఆ! హ్మ్. ఆ! <chuckles> ఆ! ఎందుకైనా మంచిది సైడ్‌లో అయితే సర్టిఫికేటుండడం మంచిది. ఎట్లాగో 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది గదా! అన్నట్టుగా చెప్పుంటారు.
అవును. అ, అహా! బ్యాక్‌లాగ్‌లు లెవ్వు. బ్యాక్‌లాగ్‌లు లెవ్వు. హ్మ్. అలగ మేనేజ్ చేసుకుంటా వచ్చాననమాట.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్.
"అయితే బ్యాక్‌లాగ్‌లు లేవు కదా! ఇదొక్కటి చేసేసి ఈ సెమిస్టర్ ఒకటి చదివేసి, నీకు నచ్చింది చేసుకోపో తర్వాత" అని చెప్పేసనంది. సరే మేడమ్ అని చెప్పేసని, ఓకే. అని చెప్పేసని ఎట్లాగోట్టా లాస్ట్ సెమిస్టర్ రాసాను. రిజల్ట్ వచ్చింది. పాస్ అయిపోయాను.
ఓకే. హ్మ్. ఓహ్! సూపర్. ఆ!
బిటెక్ అయి‌పేంది.
హ్మ్. మొత్తానికి ఆ ఆ ఆ కోపంలో బీటెక్ అనేది కంప్లీట్ చేసిండ్రు.
అయిపోయిన తర్వాత, మా డాడీ దగ్గరికెళ్లి హ్మ్. కోపం అనుకున్నాను, కానీ బానే రాశాను. బానే వచ్చినాయి. హ్మ్. మా, మా టీమ్ వోల్లండి నేను లాస్ట్ మెంబర్ నేనెట్లాగో వన్ డే బ్యాటింగ్ చేసేసి, ఎట్లగోట్ట చేసుకున్నాను. ఆ గ్రూప్ లీడర్‌గా పెట్టిన అమ్మాయికి మాట్లాడడమే వచ్చేది కాదు, ఫైనల్ ప్రాజెక్ట్‌కి పీపీటీ ప్రజెంటేషన్ చెప్పమని చెప్పేసని, ఆమె ముందలకి తోస్తే, గ్రూప్ లీడర్ కదా! అని చెప్పేసని, ఏం చెప్పకుండా అట్లాగా సైలెంట్‌గా ఉండిపోయిందన్నమాట. ఇంకా ఈ స్లైడ్లు కూడా నేనే చెప్పాలా అని చెప్పేసనుకోని ఎళ్లి చెప్తే, వాళ్ళు చప్పట్లు కొట్టారింకా.
ఆ! ఓకే. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఆ! అచ్చచ్చో! ఏయ్ బావుంది. బావుంది. ఓకే. హ్మ్.
హ్మ్. అలాగనమాట అంటే ఎక్స్‌ప్లైన్ చేసే విధానము, నేను నీట్‌గా చేస్తాను ప్రతీది కూడాను. ఒక్కొక్క పాయింట్ పాయింట్ నోట్ అయ్యేటట్టుగా. ఇది ఎలాగా వచ్చింది? అది ఎలాగా వచ్చింది? అని చెప్పేసి అనుకుంటా చెప్తా ఉండేవాడినన్నమాట వాళ్ళకి బాగా నచ్చింది. అంటే వాయిస్‌లో కొంచెం బేస్ ఉంటది కదండీ అందుకని చెప్పేసి అని అలా అనిపించింది. <chuckles> యాహ్! ఫైన్. దాని తర్వాత మా డాడి దగ్గరికెళ్ళాను.
హ్మ్. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. హ్మ్. మొత్తానికి అది కూడా కంప్లీట్ అయి‌పోయింది.
మా డ్యాడీ దగ్గరికెళ్ళాను. "డ్యాడీ నా బిటెక్ కంప్లీట్ అయిపోయింది నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి" అన్నా. "సరే ఇలాగ తెనాలిలో షాప్ తీసుకుంటున్నాను ఎళ్ళాలి." అని చెప్పేసి అని అన్నాడు. "సరే ఎళ్తాను" అని చెప్పేసి అని అన్నా. తెనాలిలో టైల్స్ అండ్ సానిటరీ.
హ్మ్. హ్మ్. ఓకే. ఏ షాప్ అండి? అంటే బిజినెస్. ఓకే. ఆ!
ఆ! బిజినెసే. టైల్స్ అండ్ సానిటరీ. మాదే దాంట్లో అన్నమాట నాకు ఆల్రెడీ దాంట్లో కొంచెం ఉంది. కాకపోతే ఏంటి అని అంటే లైట్‌గానే ఉంది దాంట్లో నైపుణ్యం అనేది.
హ్మ్. ఓకే. ఓకే. ఆ!
ఇప్పుడు నా చదువు నేను ఐటీ‌కి సంబంధించి చదువుకున్నాను. నా వ్యాపారం అనేది దానికి సంబంధించింది కాదు అసలకి.
ఓకే. మొత్తానికే దారి వేరు. కంప్లీట్ డిఫరెంట్. ఆ! హ్మ్.
100% దారి వేరు. కంప్లీట్‌గా దారి వేరు అన్నమాట. కొంచెం కూడా కంప్యూటర్‌తోటి పని లేకుండా ఉత్త చేతి రాతల మీద జరిగే వ్యాపారం అన్నమాట అది <chuckles> మొత్తం గూడాను.
ఆ! <laughs> అవునవును. ఆ!
ఆ! ఆ కంప్యూటర్‌లో లెక్కలు అకౌంటింగ్‌కి సంబంధించి ఉన్నాయి గాని ఆ అకౌంటెంట్ ఆళ్ళు చూసుకోనివ్వలేదు వేరే విషయం.
ఆ! అది.
నేను అసలు కంప్యూటర్ జోలికెళ్ళేవాడిని కాదన్నమాట.
అంత ఆహ్, అంటే దానికన్నా ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి దానికి ఒక అకౌంటెం ఓహ్ అకౌంటెంట్‌ని పట్టుకుంటే సరిపోతుంది.
ముఖ్యమైన పనులల్లా కూడా కస్టమర్‌ని ఒప్పించి దాన్ని చేసుకోవటం అన్నమాట మొత్తం అంతా. కస్టమర్‌లతోటి మాట్లాడడం, ఏదైనా గాని అట్లాగా. అమ్మో! కొన్ని కొంతమంది ఉంటారండి కస్టమర్‌లు. వినరు మాట. నాకు నచ్చిందే కావాలి అని అంటారు. "నీ దగ్గర ఉందా? ఆ! లేకపోతే లేదని చెప్పు."
అదే. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. లేదంటే వేరే షాప్. హ్మ్. కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఆ!
"ఆ! లేకపోతే లేదని చెప్పు. ఇయన్నీ వద్దు. అంతే." ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అయన్నీ కూడా తీసుకొని ఓపిగ్గా ఉండి, సమాధానం చెప్పుకుంటా నవ్వుతా ఇంకా అలానే ఉండేవాడిని అన్నమాట. ఒకానొక టైమ్‌లో మా డాడీ కూడాను ఏదండీ?
ఆ! ఆ! హ్మ్. ఆ! ప్రెషర్ అయిపోతది కదా! ప్రెషర్ అయిపోతది కదా!
అయిపోతది.
ఆ! పీపుల్ మేనేజ్‌మెంటుది ఈసీగా ప్రెషరయిపోతది.
మాములుగా గాదు. ఒకాన అవును. నీ అబ్బో! బాగనమాట. ఒకానొక టైమ్‌లో గూడా, మా డ్యాడీ గూడాను బాగా ఇబ్బంది పెట్టేసేశాడు. ఎలా అంటే, "నువ్వు పొద్దున్నెళ్ళట్లేదు." పొద్దున్న అంటే ఎన్నింటికెళ్ళాలి డ్యాడీ నేను పదింటికల్లా యెళ్తన్నా కదా అని చెప్పేసనంటే, "లేదు, ఎనిమిదింటికల్లా ఇంట్లో నుంచి బయలుదేరిపోయి, నువ్వు తొమ్మిదింటికల్లా షట్టర్ దియ్యాలి" అంటాడు. ఇయన్నీ కాదమ్మా! దెగ్గిర దెగ్గిర 25 కిలోమీటర్లూ, సింగిల్ రోడ్డూ ఏంటీ, ఎలా కనపడతందేంటీ అని చెప్పేసనన్నాను నేను, మా నాన్నతోటి, ఇలానే మాట్లాడాను.
హ్మ్. హ్మ్. ఓహ్! హుహు. హ్మ్. హ్మ్.
<smacks lips> "అయితే నువ్వు పనికి రావు రా యాపారానికీ. పొద్దున్నే యెళ్ళే వాడే పనికొస్తాడు." అదీ, ఇదీ అని చెప్పేసని, పొద్దున్నే లేగవక ముందలే తిడతా ఉండేవాడనమాట నన్ను.
ఓహ్! అంటే, ఇ ఇది గూడా ఒక పాయింటే అని అనుకుంటున్నారా ఎప్పుడైనా? ఎందుకంటే, చాలామంది వా హ్మ్.
హ్మ్. కొన్నాల్టకి అంటే, అనుకున్నాను. ఆహ్, వాస్తవంగా అనుకున్నాను. కాకపోతే, ఏంటి అనంటే, కొత్త తరహా వ్యాపారాలు వేరు. మనం తీసుకునేయి కానీ, ఏదన్నా గానీ, ఇప్పుడు మ నేనొక్కసారిగా చదువు నుంచి వ్యాపారానికెళ్ళాను. నేను చేస్తన్నాను, వ్యాపారం చేస్తున్నాను. అంటే, ఆయనేమంటాడు? ఎదుటి వ్యక్తి మీద నమ్మకవనేది ఉంచుకోవాలి ఖచ్చితంగాను. ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేస్తారన్న ఇదిలోనే ఆయనుంటాడనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్!
హ్మ్. ఇలాగా సీ లెక్కనేది, నేనేది చెప్తున్నా గానీ, అయన్నీ లెక్కలు రావు, అయన్నీ కాదు, నువ్వు చెప్పేది తప్పు, అదీ ఇదీ అని చెప్పేసిసన్నాడు. సరే డ్యాడీ నీకు నచ్చినట్టుగానే చేద్దాము. నువ్వే తీసుకో షాపు. నువ్వు ఎవరిని పెట్టి చేపిస్తావో, నీకు నచ్చినట్టుగా నువ్వు చేపిచ్చు. నేను చదువుకోడానికయితే యెళ్ళిపోతాను నేను మళ్ళా అని చెప్పేసనన్నా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! వెనకడుగు వెయ్యకుండా. హ్మ్.
ఇప్పుడు, ఇప్పుడుపయోగపడింది మా మేడమిచ్చిన సర్టిఫికెట్ నాకు. హ్మ్. దాన్ని బట్టేసీ జస్ట్ ఒక నెల రోజుల్లో ఎ‌ళ్ళిపోయాను గూడా ఫారెను. ప్యాక్ చేసుకొని మొత్తం అంతా. ఎగ్జింగ్ ఇంగ్లీష్ ఎగ్జాములు రాయటం వీ‌సా తెచ్చుకోవటం అన్నీ అయిపోయినయి నాకు.
అన్నీ అయిపోయాయి. మొత్తానికి ఆ కాస్తలో వెళ్ళిపోయారు.
ఒక్క నెల్లో. హా! నేను చదువుతున్నాను. అక్కడ చదువుతున్నాను. చదువుతున్నప్పుడూ
ఓకే. అంటే ఇప్పుడూ మీరు బీటెక్ నుండి <chuckles> టైల్స్ బిజినెస్ అయిపోయి ఇప్పుడు ఎం ఎ‌ళ్ళిన్రు చదువుకోడానికి. ఎంఎస్‌కి ఎళ్ళిపోయారు. ఆ!
హ్మ్. ఎంఎస్‌కెళ్ళానిప్పుడు. ఎంఎస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. హ్మ్. అయితే, దాంట్లో వెళ్ళిన తర్వాత ఒక వేర్‌హౌస్‌లో జాయిన్ అయ్యాను. ఆ వేర్‌హౌస్ ఏంటీ ఇండియన్ గ్రోసరీస్‌కి సంబంధించింది.
ఓకే. ఓకె. ఓహ్! అంటే, ఇది ఫుల్ టైమ్ కాదు. ఏదో పార్ట్ టైమ్ నార్మల్.
ఫుల్ టైమ్ కాదు. ఇట్స్ జస్ట్ మాది పార్ట్ టైమ్ అనమాట. పార్ట్ టైమ్ ఒకా వారానికి ఒక 20 గంటలు 30 గంటలు అలా చేసుకొ‌నేవాడిని అన‌మాట.
ఆ! ఓహోహో! ఓకే. హ్మ్.
హ్మ్. అలా చేసుకునే టైమ్‌లో, అక్కడ కూడాను చాలా మంచి పేరు ఏంటి అని అంటే, వేర్‌హౌస్ మొత్తంలో, నేను ఇంకొక అతను ప్యాకింగ్, పికింగ్ అవి చేసుకొని డెలివరీలకు డెలివరీ‌లకు నేను ఎళ్ళేవాడిని మాక్సిమం.
ఓకే. ఆ!
ఆ! డెలివరీలు అని చెప్పేసనంటే ఇప్పుడూ, వేర్‌హౌస్‌లో డిస్ట్రిబ్యూషన్ అండి. అంటే కంటైనర్‌లు వస్తాయి మాకు. కంటైనర్‌లు అన్‌లోడ్ చేసుకునేవాళ్ళమి. ఈ పని గూడా చూడండి. అసలు ఏహ్ నా చదువుకి దీనికి ఎటువంటి సంబంధం ఏం లేదు. కంటైనర్ అన్‌లోడింగ్. అంటే ఎంతెంత బరువులు మోసేవాళ్ళమో దగ్గర దగ్గర ఒక్కొక్క బస్తా బియ్యం బస్తాలు వచ్చేయి. ఒక్కొక్కసారి బాక్సులొచ్చేయి. ఇడ్లీ రైస్ అని చెప్పేసి అని, మట్టా రైస్ అని చెప్పేసి అని, బాస్మతి అమ్మో! ఎన్నొచ్చేయి‌లేండి. 20 కేజీలు 25 కేజీలు తగ్గేయి గాదు ఒక్కొక్క బాక్స్.
హ్మ్. సంబంధం ఏం లేదు. హ్మ్. హ్మ్. ఆ! ఓకే ఓకే. అంటే అవన్నీ చెయ్యాలనిపించిందా? అంటే <smacks lips> ఏయ్! ఇది నేను చదువుకున్న దానికి ఇది వేరు అన్నట్టు కనిపియలేదా?
అలాంటి అన్నీ కూడాను తప్పదు కదా! తప్పదు కదా! నేనెప్పుడూ ఆ! చదివిన దానికే కరక్టే కాదనట్లేదు దానికి. కాకపోతే నాకక్కడ సర్వైవింగ్‌కి నేను అంత అంతకుమించి నాకు దారి కనపడలా.
హ్మ్. వేరే. ఆ కనిపించలేదు. ఓకే. మొత్తానికి పట్టుదలగా వచ్చిండ్రు కదా!
ఆ! ఓకే. నేను కష్టపడతన్నాను అవును.
అదే అదే. హ్మ్.
పట్టుదలగా వచ్చాను. పట్టుదలగానే చేయాలి. నేను చేసుకొని సంపాదించుకోవాలి. అన్న ఇదితోనే అయన్నీ సంపాదించుకొని, నేను కాలేజీ ఫీజ్ అదంతా కూడా మేనేజ్ చేశాను అంతా.
ఓకే. ఓకే. ఓకే. స్టైఫండ్ అంటూ వచ్చేది కాదు. సెపరేట్‌గా మీరు పార్ట్ టైమ్ చేసుకొని సంపాదించుకోవాల్సిందే?
మొత్ హ్మ్. <clicks tongue> ఒకానొక టైమ్‌లో మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వేర్ హౌస్‌లో నేను నిదానంగా తిరుగుతా ఉన్నాన్నమాట. "ఏంటి? ఏమైంది?" అని చెప్పేసని అడిగారు నన్ను?
ఓకే. తూపర్. ఆ!
అడిగితే అన్నా ఇది నాకు ఇంకా చేయబుద్ధి కావట్లేదన్న. నేను ప్రొఫెషనల్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసనన్నాను.
ఆహా! అక్కడ కూడా ఒక డెసిషన్ తీసేసుకున్నారు.
తీసేసుకున్నానేను. ఎందుకనంటే, యా హ్మ్. చాలా అంటే జీవితం మొత్తం అక్కడే చేస్తా కూర్చోలేను కదా! నేను.
కూర్చోలేం కదా! కరెక్టే మీరు చెప్పింది కూడా. హ్మ్.
హా! నా చదువుకు సంబంధించిన నేనెందుకు ప్రొఫెషన్ చేసుకుంటానన్నా అని చెప్పేసి అన్నా. అతను మావ అంటే అన్న లెక్క. "ఆహ్, వెళ్ళండి. ఆహ్, బా చేయండి మొత్తం కూడాను. మీకేమైనా హెల్ప్ కావాలా" అని చెప్పేసని అడిగారు. ఆ! అవునన్నా, కావాలన్నా. హ్మ్. ఒక టూ తౌజండ్ డాలర్స్ కావాలి అని చెప్పేసి అనన్నాను. "సరే తీసుకో సాయంత్రం" అని చెప్పేసి అనన్నాడు.
హ్మ్. హ్మ్. ఆహ్! బావుందే. ఆ! ఆ! ఓహ్! ఇంత హె ఇంత హెల్ప్ చేసిన్రు.
హ్మ్. అలాగ. అంత హెల్ప్ చేశారనమాట, ఇబ్బందేం లేకుండా. పాపం ఆ మొత్తవంతా కూడానూ, నేను మళ్ళ తిరిగి ఇన్చేశాను ఆయనకి.
ఆ! ఓకే. ఓకే.
హ్మ్. కొన్నాళ్ళాగిన తర్వాత, దెగ్గిర దెగ్గిర ఒక సంవత్సరం తర్వాత ఇచ్చాను. ఆయన రూపాయి కూడా అడగలేదు నన్ను.
అ! ఓకే. ఆ! బావుందండి.
హ్మ్. ఆహ్, నేనే అడిగి ఇచ్చాననమాట. హ్మ్. దాని తర్వాతా, ఒక సంవత్సరం కష్టపడ్డాను. సంవత్సరం కష్టపడినా నాకు జాబ్‌లేమీ రావట్ల. మళ్ళా అన్న దెగ్గిరకెళ్దాము అని చెప్పేసి అంటేనేమన్నా, నాకు మొహం చెల్లట్లేదు.
ఆ!
మళ్ళా యెళ్ళాలా, మళ్ళా యెళ్ళాలా అనుకుంటా. ఇంకా మళ్ళా డెలివరీ జాబ్స్ అంటే, పోస్టల్ డెలివరీలో చేశానఅనమాట. పోస్టల్ డెలివరీలో మీకూ ఎలాగంటే, నొఆషీలో పోస్ట్‌లో చేసేవాడిని. దెగ్గిర దెగ్గిర రోజుకి
ఓకే. అంటే, అది అదీ య అంటే, ఆట్ల్ అదేం జాబన్నట్టు?
ఇప్పుడూ ఫెడ్‌ఎక్స్ అవి ఇవి ఉంటాయి కదా! ఆ! అలాగా పార్సెల్స్ ఇంటింటికిచ్చేదనమాట.
అవును. అవును. ఓకే. ఓకే. ఆ! హ్మ్.
అది కూడాను చదువుకు సంబంధించింది కాదు, కానీ డబ్బులొస్తన్నయి కదా అని చెప్పేసని సర్వైవల్‌కే అంతా కూడా చేసేవాడిననమాట. ఆ! కొన్నాళ్ళు ఆగిన తర్వాత చేస్తా ఉన్నాను. ఒకా కస్టమర్ సర్విస్ దాంట్లో కాల్ సెంటర్‌లో జాబొచ్చింది.
సర్వైవల్‌కి ఓకే. ఆ! హ్మ్. ఓకే. హ్మ్.
అది కూడా నా చదువుకు సంబంధించింది కాదు.
ఓకే. ఆ!
హ్మ్. ఆ కాల్ సెంటర్‌లో జాబొచ్చింది. ఒక వారం రోజులు చేశాను. చెవులు నొప్పులు పుట్టిపోతున్నయి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, పెట్టుకొని, మాట్లాడతా, మాట్లాడతా.
అంటే, అది కాల్ సెంటర్ కాబట్టి చెవులు నొప్పిలేశాయ్. ఆ! హ్మ్. అలవాటు లేని పని.
ఆ! ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కనెక్టవుతానే ఉన్నారు, కనెక్టవుతానే ఉన్నారు. ఏదొవ సమాధానాలు, ఆ రీఫండ్‌లు అయ్యి, ఇయ్యి మొత్తవంతా చూసుకోవాల్సొచ్చిందనమాట.
హ్మ్. ఓకే. ఓకే. ఎన్ని, ఎన్ని, ఎన్ని జంప్స్ <chuckles> చేసారండి? బీటెక్ నుండి.
అలా చేస్తున్న టైమ్‌లో ఏం చేస్తాం జీవితం. జీవితంలో ఇట్లాగా వెళ్ళిపోతా ఉంది నాది మొత్తం అంతా ఒక ఫ్లో. దాని తర్వాత కరెక్ట్‌గా ఒక వారం రోజులు చేసిన తర్వాతా, సరేలే స్టేబుల్‌గా మంచిగానే డబ్బులు వస్తున్నాయి కదా! ఒక 30 డాలర్‌లు వస్తున్నాయి గంటకి ఆస్ట్రేలియాలో అని చెప్పేసి అనుకొని చేస్తా ఉన్నాను. ఒకానొక టైమ్‌లో ఇన్‌ఫోసిస్ నుంచి కాల్ వచ్చింది.
హ్మ్. ఆ! ఆ! ఆ! ఓకే. ఆ!
దగ్గర కరెక్ట్‌గా ఒక వారం రోజుల తర్వాత నాకు తెల్లవారుజామున కాల్ వచ్చిందన్నమాట. ఇండియా నుంచి వచ్చింది. ఇలాగా "జాబ్ ఒకటి ఉంది మీరు అప్లై చేసారు కదా! దానికి ఈరోజు సాయంత్రం ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవుతారా?" అని చెప్పేసి అని అన్నారు. ఆ! ఖచ్చితంగా అటెండ్ అవుతానండి అని చెప్పేసని పొద్దున్నే హ్మ్. అటెండ్
హ్మ్. ఏమని? హ్మ్. ఏది? మీరు ఆ! కాదు. మీరు ఉన్నది యస్ ఆహ్, ఆస్ట్రేలియాలో, మీకు వచ్చింది ఇండియా ఇంటర్వ్యూ జాబ్.
అవును. ఆస్ట్రేలియాలో. ఇండియా నుంచి కాల్ వచ్చింది. ఇండియా హెచ్ఆర్ కాల్ చేశారనమాట నాకు.
ఓకే. అంటే, ఆన్‌లైన్‌లో అటెండ్ అవ్వొచ్చా?
ఆన్‌లైన్‌లోనే మొత్తం అంతా.
ఓకే. ఓకే. ఆ! అట్లయితే ఓకే. ఆహ్!
హా! అయితే, అది నేను అయితే కస్టమర్ సర్విస్‌ది చేస్తున్నాను అని చెప్పా కదా! అదే కాల్ సెంటర్‌ది. హ్మ్. కాల్ సెంటర్‌ది చేస్తంటే కరెక్ట్‌గా 5:00కి అది షిఫ్ట్ ఫినిష్ అయిద్ది. నాకు 5:00 ఇంటర్వ్యూ. నాలుగు యాభై ఐదుకి గబ్బ గబ్బా ఎళ్లి మొహం కడుక్కొని, మా ఇంట్లో చిన్న పాప ఉంటది. "శ్రియ ఆస్క్ మీ కొన్ని క్వశ్చన్స్, నన్ను అడుగు, క్వశ్చన్స్ అడుగు క్వశ్చన్స్" అడగని ఇంగ్లీష్‌లో మాట్లాడాను అన్నమాట ఆ పిల్లతోటి. <chuckles> మాట్లాడిన తర్వాత పట పట పట పట కొన్ని కొన్ని క్వశ్చన్స్‌కి ప్రిపేర్ అయిపోయి ఒక 3, 4 నిమిషాల్లో గబా గబా వెళ్ళిపోయి కూర్చున్నాన్నమాట కోటు ఏసుకొని. కింద షార్ట్ అలానే ఉంది. పైన కోట్ ఎసుకొని కూర్చున్నాను అన్నమాట <chuckles> షర్ట్ ఏసుకొని.
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. ఆ! <giggles> ఆ! హ్మ్. ఆ! <laughs> ఓకే. ఆ!
కూర్చొని ఇంకా మాట్లాడానండి. అలా మాట్లాడుతూనే ఉన్నానన్నమాట. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగడానికి లేదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్‌లకి నాకు కొన్నే తెలుసు ఆ కొంత వరకు నేను చెప్తాను మిగతాదంతా కూడా నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నాను. నేను మాట్లాడిన లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్‌కి వాళ్ళైతే నోటి మీద వేలేసేసుకున్నారు. ఆ! అరగంట షెడ్యూల్ చేస్తే 8 నిమిషాల్లో ఇంటర్వ్యూ అయిపోయింది.
హుహు. ఆ! ఓకే. ఓకే. ఆ! ఆ! వావ్! అనుకున్నారా! <giggles> ఆ! హ్మ్. ఓహ్! సూపర్. ఆ!
8 నిమిషాల్లో ఇంటర్వ్యూ అయిపోయింది. కరెక్ట్‌గా మళ్ళా అరగంట తర్వాత నాకు కాల్ వచ్చి "యుఆర్ సెలెక్టెడ్" అన్నారు.
సూపర్. ఆ! అంటే, ఇది ఆహ్ ,చదువుకి సంబంధించిన ఉద్యోగమేనా?
హ్మ్. ఇది చదువుకి సంబంధించిన ఉద్యోగం. కానీ దాని లోపలికెళ్ళిన తర్వాత నాకు అస్సలు నచ్చలా.
ఓకే. ఆ!
నాకసల ఏమంటారు దీన్ని! ఇది అనేదే అనిపించలా. ఏంటిది అసలకి? ఎళ్తున్నాము ట్యాప్ చేత్తన్నాం, బయటకి వత్తున్నాము ఆహ్, కూర్చొని కాఫీలు తాగుతా ఉన్నాము, పనిచేస్తున్నాం. ఇది లేదు, ఏమి లేదు. నాకైతే ఒక్కసారిగా
హ్మ్. <chuckles> అంటే కాదండి, కాదండి మీరు ఈ కొరి ఆహ్, కొరియర్ జాబు, డెలివరీ జాబు ఇయన్నీ చేసే అలవాటు అయిపోయి, ఈ జాబ్ నచ్చట్లేదేమో!
ఆ! నచ్చట్లా. దాంట్లో ఫ్రీడమ్ ఉండేది కదా! నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుకునేవాడిని. ఆహ్, ఇక్కడేమన్నా పద్దాకల, మీటింగ్‌లు అని అంటారు. లోపలికి రండి అని అంటారు. ఈ సెక్యూర్డ్ ఏరియా అని అంటారు, అమ్మో! అనిపించింది నాకైతే.
ఆ! హ్మ్. ఆహ్, అంటే కట్టేసినట్టు అయిపోయిందేమో!
కట్టేసినట్టు అనిపిచ్చింది. అలా, అలా తర్వాత నాకు, నాకు ఇండియా మీద మల్లిందన్నమాట దారి. మయి ఎంత లేదనుకున్నా గాని, 10,000 వచ్చినా గాని, నేను ఇండియాలోనే చేయాలి. నా వల్ల కాదు ఐటీ జాబ్‌లు అయ్యి అని చెప్పేసి, అనుకోని నిర్ణయించేసుకున్నాను నేను.
హ్మ్. ఓహ్! బాగుంది, హ్మ్. మొత్తానికి ఇండియా ఎక్కేసారు.
హ్మ్, ఇండియా ఎళ్ళిపోయాను. ఇండియా ఎళ్ళిపోయిన తర్వాత నాకు ఏమి తెలియని ఫీల్డ్‌లో అడుగుపెట్టానన్నమాట రెస్టారెంట్.
ఆ! ఓకె.
ఆ! గట్టిగా పడింది. ఒక 1,00,00,000 దాక పడింది నాకు.
ఓహ్! కోటి రూపాయలు దాకా ఆహ్, రెవెన్యూ జెనెరేట్ అయింది. నష్టపోయిన్రా! ఆ ఓహ్! ఓహొహొ! ఓహ్!
అడుగుపెడ్దం వల్ల. నష్టపోయాను. నష్టపోయానండీ. నష్టపోయాను. అప్పటిదాకా సక్సెస్ చూశాను. ప్రతి దాంట్లోనూ డబ్బులు చూశాను. దీంట్లో డబ్బు సంపాదిచ్చిందంతా కూడా దీంట్లో పెట్టాను. అయిపోయింది మొత్తం అంతా.
అచ్చచ్చో!
హ్మ్. నమ్మిన వాళ్ళందరూ కూడా మోసం చేసేసారు. అలాగా ఏంటి అని అంటే, కొత్త దారి యెళ్ళటం అంటే, దాని నుంచి తెలుసుకొనెళ్ళాల్సింది అనిపించింది.
హ్మ్. అచ్చచ్చో! హ్మ్, మంచిదే కానీ, ఆహ్, చాలా, చాలా అనుభవం వొస్తది మొత్తానికి.
హ్మ్. అవును. హ్మ్. తెలుసుకొని ఎళ్ళుంటే ఇంకొంచెం బావుండేది అనిపిచ్చింది. కానీ ప చిన్నగా స్టార్ట్ చేయకుండా, పెద్దగా స్టార్ట్ చేసాం బాగా ఒక్కడినే. అది కూడా పార్ట్నర్స్ లేకుండా.
అదే. ఆ! అదే. అదే. అదే. హ్మ్, అదే. అదే కదా! అదే కదా! అది. చాలా చక్కగా వివరించారండి. మీ నమ్ మ మీ కొత్త దారుల అనుభవాలన్నీ కూడా ఒక మంచి, మంచి పాఠాలుగా చక్కగా వివరించారు. <chuckles> ధన్యవాదాలు.
రిస్క్ అంతా నాకే పడింది. ఏం చేయలేకపోయాను. హ్మ్. అవునా! హుహు. <laughs> ధన్యవాదాలండి.